మనం చూసుకుంటే, ఆఫీస్ అనేది మన కెరియర్‌కి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రదేశం‌. మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మన టీమ్‌మేట్స్ గానీ, బాస్ గానీ, కొలీగ్స్ అక్కడ ఎలా ఉన్నారు, వాళ్ళు మనకి ఎంత సహకరిస్తున్నారు, ఒక టీమ్ స్పిరిట్ ఉందా, లేదా అని ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే, ఆఫీస్‌కి వెళ్ళడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. లేదంటే, అరే! మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళాలా, ఈ మొహాల్ని చూడాలా అని మనలో ఒక అసంతృప్తి అనేది ఉంటుంది. వీటన్నిటిలో ఆఫీస్ పాలిటిక్స్ కూడా చాలా ఉంటాయి. ప్రమోషన్ విజయం విషయంలో గాని, ప్రాజెక్ట్ వచ్చే విషయంలో గాని, ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి చాలా ఉంటాయి కదా! సాధారణంగా అసలిప్పుడు ఆఫీస్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, అందులో ఏమేమి ఉంటాయంటారు? అసలు ఆఫీస్ పాలిటిక్స్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే ఆహ్, హ్మ్, మీరు చెప్పింది నిజమే. ఆఫీస్‌లో మనం చాలా హ్మ్. చాలా టైమ్ మనం ఆఫీస్‌లోనే ఉండు ఉంటు ఉంటామన్నమాట. సో, అక్కడ జరిగేది మనం ఎంత వద్దనుకున్నా, మన మానసిక పరిస్థితులని ఆద ఆహ్, మ ప్రభావం చూపిస్తూ ఉంటది. <sniffs> అయితే, ఆఫీస్ పాలిటిక్స్ అనేది నాకు తెలిసి కామను ఆహ్, ఎక్కడైనా ఎ ఎక్కడైనా కామనే. ఎందుకంటే, ఒకటి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్, హ్మ్, ఒక పొజిషన్ కోసం పోటీ పడుతూ ఉంటారు. <sniffs> ఆహ్, హ్మ్, ఆహ్, ఇప్పుడేంటంటే ప్రమోషన్‌లు, ఉన్న టీమ్‌లో 15 మందుంటే, 15 మందికి ఇవ్వలేరు. ఆహ్, ఒక నలుగురికో ఇస్తారు. హైక్‌లు, హైక్‌లు మ్యాక్సిమమ్ ఒక హ్మ్, ఓహ్! ఒక 30% హైక్ అంటే అంతమంది అందరికి 30% ఇవ్వలేరు. కొంతమందికే ఇస్తారు. సో, ఇప్పుడెంటంటే, కెరియర్‌లో ఆహ్, ఒక పొజిషన్‌లోకెళ్ళాలి అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీతో ఉంటారు. సో, ఆఫీస్ పాలిటిక్స్ అనేవి కొన్ని, కొన్ని సార్లు స్ట్రాటజీ రూపంలో కూడా చూడాల్సి వస్తది. <sniffs> అయితే, వెన్ జాయిన్ అయిన వెంటనే అంటే ఆహ్, జస్ట్ చదువయిపోయింది. ఇప్పుడే జాయిన్ అయిపోయాము, అన్న వాళ్ళు ప్రెషర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి వీటన్నిటి గురించి తెలియదు. రైట్. సో, వాళ్ళేంటంటే నెక్స్ట్
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఓకే. హ్మ్. అవును. హ్మ్. అవును. హ్మ్. ఓహో! హ్మ్. హ్మ్. అవునవును. అంటే వాళ్ళు ఆహ్, ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. అలా ఆలోచించరు కూడా కదా!
హ్మ్. ఆలోచించరు. కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు ఉండాలి ఎవరి దగ్గరైనా గాని. నీకే అంటే చాలా క్లియర్ డీటెయిల్డ్‌గా ఉండాలన్నమాట. నీకేది కావాలో అది అడగాలి. అది వచ్చేంత వరకు కష్టపడాలి. <sniffs> ఆహ్, హ్మ్, ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టుకోవాలి డీలింగే జస్ట్ ఎట్లా బయట అన్ని బిజినెస్ డీలింగ్స్ జరుగుతాయి, అవి కూడా డీలింగే అనేది నాకర్థమవుతుంది. అయితే ఆహ్, అది నాకు తెలిసి అనుభవం ప్రకారమే వస్తది. ఆహ్, హ్మ్, సో, ఆఫీసు కార్పొరేట్ విషయానికి ఒక హైరార్కీ ఉన్న ఒక సంస్థ, ఏది ఉన్నా కార్పొరేట్ సంస్థలు ఎస్పెషల్లీ ముఖ్యంగా వాటి గురించి మాట్లాడుకుంటే, అందులో ఆహ్, హ్మ్, ఎంతైనా గాని మనము అమాయక అమాయకంగా ఉండకూడదు. అంటే మనం మ మన, మన, మన పని చేస్తున్నాము. మేనేజర్ చూసే నాకు నా నాకావాల్సిన మద్దతు ఇస్తారు. ఆహ్, హ్మ్, ప్రమోషన్ ఇస్తారు. వాళ్ళు చూస్తున్నారు కదా! నేను చేసే పని. చాలా కష్టపడుతున్నాను అని కూర్చుంటే, పనులు అవ్వవు. ఆహ్, హ్మ్, అంటే ఆహ్, హ్మ్, ఒక విధంగా ఏంటంటే ఎంత సేపటికి కూడా ఆహ్, నేను అనుకునేది ఏంటంటే, పాలిటిక్ పాలిటిక్స్ అనే ఉద్దేశంతో మనమెందుకు మాట్లాడుతామంటే ఆహ్, హ్మ్, మనకి దాదాపుగా కూడా అందరూ అన్ని పంచుకోరు. అంటే ఇప్పుడు ఆహ్, హ్మ్, ఒక మేనేజరు ఉ తన కింద ఉన్న అసోసియేట్‌తో ఎంప్లాయ్‌తో అన్ని విడమర్చి గాని ,అంత ఓపెన్ అప్ అయి చెప్పరు.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. ఓకే. ఆ! అవునవును. హ్మ్. ఆ! హ్మ్. అవును. మనం కొన్ని వింటూ ఉంటాం మన కొలీగ్స్‌తో కానివ్వండి వేట్ల్ వాళ్ళతో అయినా కూడా, వాళ్ళు మనకి పర్సనల్‌గా ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా, ప్రొఫెషనల్ విషయాలకొస్తే అంటే, సాలరీ విషయం గానివ్వండి, ప్రాజెక్ట్ విషయం గాని, డెడ్‌లైన్స్ విషయం గాని, మీ టీమ్‌లో లేని వారితో గాని, మీ కొలీగ్స్‌తో గాని దానికి సంబంధం లేని వారితో పంచుకోకూడదు అని అంటూ ఉంటారు. కానీ, మనం చూసుకుంటే స్నేహితులతో మనం మొత్తం చెప్పుకుంటాం కదా! ఈ ఆఫీస్ ఇలా ఉంది. పే గురించి అంతా డిస్కస్ చేస్తాం కదా! ఈ రెండిటిని ఎలా బాలన్స్ చేయొచ్చంటారు? నిజంగానే కొలీగ్స్‌తో వీటి గురించి మాట్లాడొచ్చంటారా? లేదా మాట్లాడితే ఈ ఆఫీస్ పాలిటిక్స్‌కి దారి తీస్తాయంటారా?
హ్మ్. హ్మ్. మాట్లాడకూడదు. ఎందుకంటే ఆహ్, ఇదే కదా! ఇప్పుడు మన చుట్టుపక్కల ఎంత ఫ్రెండ్స్ ఉన్నా గాని, వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, బిజినెస్ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే, వాళ్ళు మీరు సేమ్ పొజిషన్ కోసం కొట్టుకుంటున్నారు ప్రాబబ్లీ. అందుకని ఏంటంటే, మీ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, వాళ్ళు కంపారిజన్స్ మొదలు పెడతారు. ఓకే. ఆహ్, హ్మ్, నీకు నీకింత ఇచ్చారు. నాకింతే తక్కువ ఇచ్చారని చెప్పి, మేనేజర్ దగ్గరికెళ్ళి నాకు తెలిసింది, ఇట్లా ఇంత ఇచ్చారు అని కంపారిజన్ వచ్చినప్పుడు ఏం జరుగుతది అంటే, మేనేజర్ అంటే ఒక స్ట్రక్చర్ అనేది పోతది ఆర్గనైజేషన్‌లో ఉన్నది.
హ్మ్. ఆ! అవునవును. ఆ! అవునవును.
ఉంకొకటేంటంటే, మనం ఎంత ఎదుగుతున్నాము అనేది కూడా, చాలా మంది తట్టుకోలేకపోతారు. సొం మనం రిపోర్ట్ చేసే సొంత మేనేజర్‌కే తట్టుకోలేరు, కొన్ని సార్లు మనం ఎక్కువ ఎదుగుతుంటే.
అవునండి. అలాంటివి కూడా జరుగుత్ హ్మ్.
అలాంటి సందర్భాలు కూడా ఉండుంటాయి. క మ నేనేవంటానంటే, ఏది ఉన్నాగాని, చాలా స్మార్ట్‌గా అంటే, ఆహ్, హ్మ్, మనము మన యొక్క స్కిల్‌ని, ఎప్పుడూ కూడ తక్కువ అంచనా వెయ్యద్దు. అందరు ఏవనుకుంటారంటే, నా మేనేజ్ మేనేజర్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం వేరు, మేనేజర్‌ కింద స్లేవ్‌లా అనుకోడం వేరు.
హ్మ్. అవునవును. హ్మ్.
అంటే, చాలా వంగి ఉండాలి. అణిగిమణిగుండాలి అనేది తప్పు. అసలు ఎక్క అవసరమే లేదు.
హ్మ్. వాళ్ళు కొన్ని సార్లేమవుతుందంటే, మనకింకా మంచి వ్యూస్, మంచి ఒపీనియన్ ఉన్నా కూడా, మేనేజర్ కదా, తనకింకా బెటర్ గానే తెలిసుంటుంది. అతను చెప్పేసాకింక నా మాటెవరు పట్టించుకోరని చెప్పి, ఈ గ్రూప్ మీటింగ్స్‌లో కాని, దేంట్లో అయినా కాని, చాలా మంది వాళ్ళ పర్స్‌పెక్టివ్స్, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడమే మానేస్తారు. మళ్ళీ అవి ఒకవేళ మేనేజర్ విన్నా కూడా, ఎమెనా ఎఫెక్టవుతాయా, మళ్ళీ మనల్నేమనా దించేస్తారా, అని చెప్పి, ఇలా చాలా ఆలోచిస్తూ ఉంటారు.
హ్మ్. అవునండి. అవును. నిజం.
కాబట్టి, ఈ ఆఫీస్ పాలిటిక్సనేవి, కొన్నిసార్లు ఏదన్నా గొడవలకి గాని, మోసాలకి గాని, లేదా ఎటువంటి ఆహ్, చెడు వాట్ ఇస్తే అవచ్చు మనం.
ఆ! ప్ ఎందుకు చాలామంది తెలుసు నాకు. నా ఆహ్, సీనియర్సే కొంతమంది, ఆప్ కంపెనీ వదిలెళ్ళిన తర్వాత చెప్పిన స్టోరీసు, ఆహ్, హ్మ్. అవి నాకు పర్సనల్‌గా జరిగినవి నాకు తె ఏంటంటే, ఆహ్, వక్ మన కెరియర్‌ని ఎద ఎదిగే విషయంలో, ఆహ్, చాలా వరకు ఎఫెక్ట్ చేస్తాయండి. ఇప్పుడు ఒక పర్సన్‌కి విజిబిలిటీ వచ్చి, ఆ పర్సన్‌కొక అవకాశం వస్తే, ఫస్టు వ్ రావల్సింది మేనేజర్‌కి. మేనేజర్‌కొచ్చి చెప్తారు. నీ కింద ఉన్న పలానా అసోసియేట్‌కి, నేనిలాంటి పొజిషనిద్దామనుకుంటున్నాను. నాకు కూడా అలాంటి ఒక రోలొచ్చింది. లీడ్ పొజిషనొచ్చింది. వొస్తే, నా మేనేజరేంటి ఇంత తక్కువ టైములో, ఒక ఆడమనిషి లీడ్ పొజిషన్ అవ్వడం ఏంటి? ఆయనేంటంటే, ఆహ్, నా దగ్గరకొచ్చినప్పుడు, కనీసం నా దగ్గరకొచ్చి
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అవునవును. అలా ఇగో‌కి వెళ్ళడం అనేది ఉంటుంది. చాలా మంది పడిన కష్టాన్ని అర్థం చేసుకోకుండా, ఏంటంటే, వీళ్ళకివి చాలా ఈజీ‌గా వచ్చేసాయనుకోవడం గాని, వీళ్ళివి వర్త్‌ ఇట్ కాదు అనుకోడం గాని. వాళ్ళు మన పైనుంటారు కాబట్టి, ఆ యజమాయిషి అనేది చూపించడం జరుగుతుంది కదా, ఈ పాలిటిక్స్‌లో.
ఆ! అదే గదా! అంటే అం పాలిటిక్స్ అంటే ఏంటండి? ఒకటి ఆహ్, హ్మ్, వాళ్ళ పొజిషన్‌ని వాళ్ళు ఉన్న సీట్‌ని కాపాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
హ్మ్. అవునవును.
సెకండ్ వాళ్ళ సీట్‌ని ఎంత ఇ దూరం, ఎంత ఇదిగా అయితే బిజినెస్ ఎంత కాపాడితే వాళ్ళ సీట్ అంత కాపాడుకోవచ్చు వాళ్ళు.
అవునవును.
అంతేగా! లేకపోతే తీసేసి పడేస్తారు గదా బిజినెస్ పోతే. <giggles> సో, అందుకనే ఏంటంటే పాలిటిక్స్ అనేవి, బయట జరిగే పాలిటిక్స్ కంటే ఏదిప్పుడు ఎంతో మంది అండి అట్లా పాలిటిక్స్ వల్ల కంపెనీలు మారినోళ్ళు కూడా ఉన్నారు బయట. ఒక మ్యానేజర్ పడలేదు.
అవునండి. అంటే నిజంగా, ఆ ఆఫీస్ స్పేస్ అనేది మనకిది బాలేదనుకోండి అస్సలు మనం ప్రొడక్టివ్‌గా ఉండలేము. ఏదో ఒక నెగెటివిటీ రన్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేసినా దానికి గుర్తింపు రాలేదనుకోండి. అప్పుడు చాలా కష్టం కదా, నిజంగా మనకు ఒక మోటివేషన్ అంటూ ఉండదు చేయడానికి. హుహు.
అవును. అంతే గదా! కొన్ని సార్లు అం అందుకనే చెప్తున్నా అనుభవం ఉన్నవాళ్ళైతే ఏంటంటే <sniffs> ఆహ్, హ్మ్, మన యొక్క ఎబిలిటీ ఇప్పుడు మా ఇప్పుడు నేను ఉన్నాను. నేనే నా నా యొక్క ఎబిలిటీ‌ని సెల్ చేసుకోవాలి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం చేసిన పనికి ఆళ్ళు డబ్బులు ఇస్తున్నారు. మనం ఏమైనా ఉత్తగా తీసుకుంటున్నామా.
అవునా. హ్మ్. అవును. హ్మ్.
ఉత్తగా దీసుకోవట్లే గదా!
ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతుందంటే, మనం మాటలతో చెప్తే సరిపోతుంది. అంటే మనం మన మాటని ఎక్స్‌ప్రెస్ చేసినా, మనం వర్త్ ఇట్ అని ప్రూవ్ జేసుకున్నా సరిపోతుంది. కానీ కొన్ని సార్లు ఏంటంటే, మనమే డైరెక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది గదా! ఇలా హెచ్ఆర్‌కి కంప్లెయింట్ ఇవ్వడం గానివ్వండి. లేదా ఏదో విధంగా అతను కరెక్ట్ మనిషి కా అంటే ఇప్పుడు ఆ పాలిటిక్సు కొన్ని సంఖ్యలో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే, మనం దాన్ని ఏం చేయలేం కాబట్టి. కానీ అది మతి మి మరీ మితిమీరిపోయి అసలు మన ప్రతిభని బయట పెట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు. మనం తప్పకుండా మనం బరిలోకి దిగి నేను పోరాడాలి అనుకోవాల్సిన సన్నివేశాలు వస్తూ ఉంటాయి కదా! దీని గురించి మీకు ఏదైనా అవగాహన ఉందా? మీరు కానీ మీకు తెలిసిన వారు కానీ ఆఫీస్ పాలిటిక్స్ మీద చేసిన ఏదన్నా పోరాటం దానివల్ల కలిగిన ఏదన్నా మార్పు అలాంటి ఏదన్నా ఎగ్జాంపుల్ మాతో పంచుకుంటారా?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆహ్, హ్మ్, ఆ! అంటే ఉన్నాయండి. ఒకా ఒక పర్సను. ఆహ్, ఇట్లా మేనేజర్ మేనేజర్ యొక్క బిహేవియర్ ఏదైతే నచ్చలేదో. ఆహ్, హ్మ్, ఎళ్ళి ఒక మా సీనియరు వెళ్ళి హెచ్ఆర్‌కి చెప్పారు. సో, ఆ హెచ్ఆర్‌ ఏంటంటే, ఇప్పుడు మనకి హెచ్ఆర్‌ పాలసీలు అంతగా తెలీదు.
హ్మ్. ఆ! ఓకె. హ్మ్.
ఆ మేనేజర్ దాదాపుగా 11 సంవత్సరాల నుంచి అదే కంపెనీలో ఉన్నారు.
ఓహ్!
సో, ఇప్పుడు ఈ ఈయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆహ్, ఆ హెచ్ఆర్‌ ఏంటి ఫస్ట్ కంప్లెయింట్ దీసుకుంది. దాని తర్వాత ఇంకొక వన్ ఆన్ వన్ మీటింగ్ బెట్టేసి. ఆమె ఏం చెప్పింది. నువ్వి న్ నువ్వు ఈ తప్పు జేసావు కాబట్టి, నీ మేనేజర్ అలా అన్నాడు. నువ్వు కరెక్ట్‌గ లేవు అని జెప్పేసి. ఇతని వైపు ప్లేట్స్ తిప్పింది.
హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! అయ్యో!
ఎందుకు మనకు పాలిసీ‌లు తెలీదు కాబట్టి. అయితే అందుకని నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనము ఒక తప్పు అని మనం చెప్తున్నాము అంటే, మనకి వాళ్ళు లా‌లో లీగల్‌గా ఎలా అయితే ఆర్గ్యూ జేస్తారో, హెచ్‌ఆర్ వాళ్ళు గూడా అంతే ఆర్గ్యూ జేస్తారు బయట.
హ్మ్. ఆ! ఓహో! హ్మ్.
సో, కొంతమంది భయపడతారు. ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి. మళ్ళీ ఈ కంపెనీ ఏమన్నా మూసేస్తే, నా కారెక్టర్ మీద బ్యాడ్ పంపించేస్తే. నేను వేరే కంపెనీని ఆహ్
అవును. అంటే అది నిజంగా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఒక కంపెనీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా, వాళ్ళు మనకంటూ యెల్లోఆర్స్ గానివ్వండి. లేదా పే స్లిప్స్ గానివ్వండి. ఇలా మనకి వాళ్ళకి ఒక సత్సంబంధంతో వెళ్ళిపోతేనే, మనం వేరొక కంపెనీలో కూడా ఇంకా బాగా పనిచేయగలుగుతాం. లేకపోతే ఈ రికమెండేషన్‌లు లేక వాళ్ళు సరిగ్గా మన గురించి చెప్పకుండా ఉంటే, మనం నెక్స్ట్ కంపెనీకెళ్ళినా కూడా అది మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కదా!
ఆ! 100% కానీ, ఎలాంటి విషయాలలో మనం బయటికి రావాలి అనేది మన మీదే ఆధారపడి ఉంటది. మన మేనేజర్‌తో మాట్లాడుకుంటామా. నువు స్మార్ట్‌గుండాలనమాట. అంటే నేను ఏమంటా అంటే ఎప్పుడు, గూడా మనం ఎవరికంటే తక్కువ ఎ ఎస్‌పెషియల్లి కార్పొరేట్‌లో. అంటే హంబుల్ ఉండాలి. నేను ఏంటి ఓ పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్ చేసేసుకొని, యాట్టిట్యూడ్‌తో ఉండాలి అని నేను చెప్పను. డిస్రెస్పెక్ట్ చేయాలి మేనజర్స్ అని చెప్పను. ఆహ్, ఆ నీతులు అవ్వే. అవి ఎథిక్స్ ఉండాలి. 100% వాల్యూస్ ఉండాలి. కానీ, అట్ ద సేమ్ టైమ్ మన యొ మన యొక్క స్కిల్‌ని మనం ఎప్పుడు తక్కువ అంచనెయ్యోద్దు. మనం సెల్ చేయడం గూడా, మనం సెల్ చేయడం కూడా అలానే. నా దగ్గర ఈ స్కి స్కిల్ ఉంది. నేను దానికి నేను డబ్బులు, ఒకవేళ హైక్ మాట్లాడుతుంటే నేను ఇంత పని జేసాను. ఇంత ఇంత చేసాను. ఇంత నేను ఇది చేసాను. ఇది డాక్యుమెంటేషను. ఓకే. ఇంత జేసాను కాబట్టి, నేను ఇంత అడుగుతున్నా. మీరు ఇస్ ఇవ్వగలుగుతారా? లేదా? అని డీలింగే. ఇప్పుడు ఆయ్ ఆయన మనకే మన సొంత చుట్టం గాదుగ.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఆ! తప్పించుకోకూడదు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాలిటిక్స్‌ని ఎదుర్కోవడానికి గాని, జాబ్‌లో మనం ముందుకెళ్ళడానికి గాని అంటారు.
చాలా. అంతే. ధైర్యంగా ఉండి. వాళ్ళని వా అంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలిసి వాళ్ళ గురించి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ దగ్గర ఉన్నది ధైర్యంగా ముందు టేబుల్ మీద పెట్టి మాట్లాడేవాడిని. ఎవ్వడు గూడా ఏమి జేయలేడండి కార్పొరేట్‌లో.
హ్మ్. హ్మ్. అవునండి. చాలా బాగా చెప్పారు. అంటే, చాలా అర్థవంతంగా చెప్పారు. నిజంగా ఆ బ్యాలెన్సనేది, మనం తప్పకుండా బాగా మెయింటైన్ చేయాలి. ఈ విషయానికొస్తే ఈ హెచ్ఆర్స్ గానివ్వండి, మనకున్న మెంటర్స్ గానివ్వండి, నెట్‌వర్కింగ్ గానివ్వండి, ఇవన్నీ మనకి, ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఉపయోగపడతాయి కదా! మంచి హెంట్ ఆహ్ నెట్‌వర్కింగున్న మంచి హెచ్ఆరున్నా కూడా, ఇలాంటివి మనకుపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి వాటివి మీద మీ నమ్మకం ఎంతవరకు? ఇవి మనకీ ఎంతవరకు చేయూతనిస్తాయంటారు? మనం వీటి మీద ఎంతవరకు ఆధారపడొచ్చంటారు?
హ్మ్. బాగా మెయింటైన్ చేయాలి. హ్మ్. హ్మ్. అవును. ఏది హెచ్ఆరు హెచ్ఆర్ పాలసీసా? అయితే హెచ్ఆర్ పాలిసీస్‌ని అప్పుడప్పుడు మనం చదువుకుని, గమనించుకొని పెట్టుకోడం ఎప్పుడు ఉత్తమమే అని జెప్తానేను. ఎందుకంటే, అవి మేనేజర్‌లకెంతైతే ఉపయోగపడతాయో, మనకనుగుణంగా గూడా రాసినవుంటాయి. అసోసియేట్స్‌కి. సో, అవి మనం చాలా గ్రిప్‌లో ఉంచితే మంచిది. ఎస్పెషల్లీ ఎప్పుడంటే ఒక హైక్ డిస్కషన్ మాట్లాడేటప్పుడు గాని, ఒక మనము వేరే దెగ్గరికి మూవ్ అవుతున్నాము, నాకింతివ్వండి, లేదంటే నేను వేరే దెగ్గరికి మూవ్ అవుతాను మాట్లాడే విషయంలల్లో గానీ <sniffs> ఆహ్, ఒక కంపారిజన్ చేసే విషయంలో గానీ, ఒక ప్రాబ్లమోచ్చినప్పుడు హెచ్ఆర్ దెగ్గరికెళ్ళే విషయంలో గానీ, మన బేసిక్ గ్రౌండ్ వర్క్, హోమ్ వర్క్ జేసెళ్ళాలి. ఏంటిది, హెచ్ఆర్ పాలిసీలో అనుగుణంగా, అసోసియేట్స్‌కే లెవెల్‌లో ఉన్నాయి, మేనేజర్‌కే లెవెల్‌లో ఉన్నాయి.
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్.
అవి మనం ఎప్పుడు మన దెగ్గర కొంచెం ఆహ్, ఆహ్ ఆ! హ్మ్. ఆహ్, అవగాహనుండాలి మనకి కొంచెం అవి. హ్మ్.
హ్మ్. ఇప్పుడూ, మన కొలీగ్స్‌తో గానివ్వండి, మన ఆఫీస్‌లో గానివ్వండి, మన గీత ఆహ్, చాలా మందితో సత్సంబంధాలనేవి ఉండాలనే, మనం అనుకుంటాం కదా! ఇలా మంచి సంబంధాలుండడం కోసమేంటంటే, మనం కొన్ని సార్లు మన ఒపీనియన్సేమన్నా చెప్పడం గానీ, ఏదన్నా జరిగినా కూడా, మనం చూసి చూడనట్టు వదిలేయటం. ఎందుకంటే, అవి మన మీద ఎఫెక్టవుతాయి కాబట్టి. ఇలా కొన్ని డూస్ అండ్ డోంట్స్ పాయింట్స్‌లాగా ఉంటాయి కదా! మనమేది చెయ్యాలి, ఏది చేయకుండా ఉండాలని జెప్పి. వీటి మీద మీ అవగాహనేంటి? అసలు ఈ ఆఫీస్ పాలిటిక్స్‌ని తగ్గించాలనుకున్నారనుకోండి! స్వతహాగా మనమెలాంటి డూస్ అండ్ డోంట్స్‌ని ఫాలో అయితే, అవి తగ్గుతాయంటారూ?
ఆ! ఆ! హ్మ్. హ్మ్. ఒకటి <smacks lips> హ్మ్, మనము ఆఫీస్‌లో టీమ్ విషయం దప్పితే, అంటే, టీమ్‌కి ఆల్రెడీ తెలిసిన పబ్లిక్ నాలెడ్జ్ తప్పితే, మనమేం జేస్తున్నాం అనేది, ఉంకో మనిషికి తెలియగూడదు.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్.
నువ్వు హైక్ డిస్‌కషన్ నీ మేనేజర్‌తో మాట్లాడినవా అసలు నీ క్లోజ్ ఫ్రెండ్‌కి గూడా చెప్పకు.
ఓకే. హ్మ్.
అవసరం లేదు. ఎందుకంటే నీ కెరియర్ నీది. ఆమె ఏమి ఎవరెవరి దగ్గరకెళ్లి చెప్తే ఎవరెవరు ఏ ఇన్‌ఫ్లూయన్స్ వల్ల నీకు అసలు అది రాదు గూడా నీకు తెలియదు తరువాత. సో, అది చెప్పకూడదు. అండ్ ఎవ్వరి దగ్గ్ ఎవ్వరైనా నీ దగ్గరకొచ్చి ఒక్క ఇన్‌ఫ‌మేషన్ ఇస్తున్నారంటే వాళ్ళు నిన్ను ఇన్‌ఫ్లూ‌యన్స్ అండ్ మానిపులేట్ చేయడానికే వస్తున్నారు. అది నువ్వు ఎంత వరకు తీసుకోవాలో అంతవరకే తీసుకొని రిమైనింగ్ వదిలేయాలి.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే.
దాని తర్వాత ఎంతో మంది మైండ్ సెట్‌లు
హ్మ్. కాబట్టి ప్రొఫెషనల్ బౌండరీస్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండాలంటారు. ఎంత పర్సనల్‌వైనా అవి పర్సనల్ విషయాలే తప్పితే ఆఫీస్ విషయాల్లో ఎంతవరకు పంచుకోవాలో అవే చెప్పాలంటారు.
హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి. 100% 100% ఆహ్, అంటే ఏంటంటే ఆహ్, ఫన్ ఉన్నామా, టీమ్‌లో ఫన్ ఫన్నే. కానీ ఒ ఒక్కసారి మన వర్క్‌కి మన ప్రొఫెషనల్ గ్రోత్‌కొచ్చినప్పుడు ఎవ్వరికీ మనం ఏమి చెప్పాల్సిన అవసరమే లేదు.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్.
హ్మ్. అది, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్.
ఓకే. చాలా బాగా చెప్పారండి. హ్మ్.
హ్మ్. హ్మ్. ఆ త ఆహ్, ఇంకా ము ముఖ్యంగా ఏంటంటే చాలా స్మార్ట్ ప్లే చేయాలనమాట. మన పని మనం చేసుకోవాలి. ఎవరేమన్నా గానీ మనం వెనక్కి తగ్గొద్దు. అంటే ఏంటంటే ఓ ఇంకోటి ఏంటంటే ఎక్కువ జేస్తనం అసలే. వంద శాతమే చేయాలన్న దగ్గర 120% జేసి నువ్వు నాకు నూట ఇరవై శాతానికి బోనస్ ఇవ్వలేదని అడగొద్దు. ఎందుకంటే అసలు కంపెనీ ఏమంటదంటే నే నాకు వంద శాతమే నేను చేయాలని రూల్ పెట్టాను. నువ్వు 120 చేసావు కాబట్టి నీకు ప్రమోషన్ ఏం తొందరగా ఇవ్వదు.
హ్మ్. ఓకే. హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. ఓహ్!
అనవసరంగా మెంటల్ స్ట్రెస్ తీసుకొని. ఆహ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా. ఓన్లీ వర్క్ మీద కూర్చుంటే ప్రమోషన్ వస్తాదనుకోడం మూర్ఖత్వం.
అవునవును. హ్మ్. హ్మ్. కాబట్టి తప్పకుండా ఆ బాలన్స్ అనేది గూడా మనం మె మెయింటైన్ చేయాలంటారు. మనం మరి ఫిర్యాదు అనేది ఇంకా హైజెస్ట్ లెవెల్ అనుకోవచ్చు కదా! కాబట్టి ఒక ఫిర్యాదు మనం చేయాలి అంటే, ఎ ఎలాంటి సందర్భాల్లో మనం ఫిర్యాదు చేయొచ్చు? ఎలా డిసైడ్ అవ్వాలి? ఇది వదిలేయాలి లేదా దీని గురించి ఫిర్యాదు చేయాలి అని చెప్పి?
బ అవును. వంద శాతం అంటే 100%. మీకు 100% మీ సైడ్. మీ సైడ్ న్యాయముందన్నప్పుడే.
హ్మ్.
లేదంటే చేయలేరు. ఆ న్యాయం ఉందని మీకు ఎట్ట తెలుస్తది. పాలిసీలు చదివినప్పుడు తెలుస్తది.
ఓహ్! హ్మ్.
లేదంటే అవసరం లేదు. ఎందుకంటే, ఎట్లైనా తిప్పి తిప్పి మనం మన మొహానే యేస్తారు. ఆ ప్లేట్‌ని.
ఓకే. సో, కంప్లీట్ 100% క్లారిటీ ఉంటె తప్పితే, అంత పెద్ద స్టెప్ తీసుకోద్దంటారు. ఓహో! హ్మ్. చాలా బాగా చెప్పారండి. అంటే నిజంగా ఆఫీస్ పాలిటిక్స్ అంటే ఎలా ఉంటావి? అవి ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి? దుష్ప్రభావాలు ఏమై ఉంటాయి? అనేవి ఎగ్జాంపుల్స్‌తో సహా చాలా చక్కగా చర్చించారు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. వీలైతే తప్పకుండా మనం మరొకసారి మాట్లాడదాం. ధన్యవాదాలు.
అస్సలు తీసుకోవద్దు. రిస్కే అది. హ్మ్. హ్మ్. తప్ ధన్యవాదాలండి.